ఆ! అది లేదు అంటే మనకి, ఎగ్ బజ్జి కూడా వేస్తూ ఉంటారు. ఎగ్ బజ్జి మంచిగా వేసి, దాన్ని కట్ చేసేసి, దాని మీద ఆహ్, అదేంటి అది ఆహ్, ది ఆహ్, ఆనియన్స్, లెమను, కారము, ఉప్పు అన్నీ కలిపి దాని మీద వేసుకొని కూడా తింటూ ఉంటాము. ఇంకా ఇవన్నీ కాదు. ఇవన్నీ ఎక్కువ పని అనుకుంటే, పకోడా మంచిగా ఆనియన్స్ సన్నగా కట్ చేసేసి, ఈ పిండి కలిపేసి ఈటన్నిటికి ఒకటే పిండి. మన పిండి మార్చాల్సిన అవసరం కూడా లేదు. అందులో ఉన్న ఐటెమ్స్ మాత్రమే మారుతాయి మనకి. ఆ టైంలో మనకి ఏది తినాలని ఆ! ఆ టైంలో మనకి ఏది తినాలనిపిస్తుంది అనే దాని మీద ఆధారపడుంటుంది. కానీ, పిండి విషయానికి మాత్రం అన్నిటికి ఒకటే పిండి. పిండి మార్చాల్సిన అవసరం కూడా లేదు. సో, ఇంకా ఆ పిండితో ఏ ఏది వేయాలనిపిస్తే అది వేయడము. లేదు ఇదంతా నూనెలో, ఇంత టైం పట్టిద్ది అనుకుంటే, ఇంకో చిన్న చిట్కా కూడా ఉంది. మనకి చిన్న, చిన్న పప్పు అంటే, పా పుట్నాలు దొరుకుతూ ఉంటాయి. ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పిలుస్తారు వాటిని. మేమైతే ఏగించిన శనగపప్పు అంటాము. దాంట్లో కొంచెం నూనె చుక్కేసి, ఒక పచ్చి ఉల్లిపాయ కోసి, దాంట్లో వేసి ఉప్పు, కారం ఏసి, నిమ్మకాయ పిండి, అలాగా తినేస్తే అది కూడా ఎంత బావుంటదో తెలుసా! ఈ వానక. మనం ఒక పొయ్యి పెట్ మనం ఒక పొయ్యి పెట్ <chuckles> మనము పొయ్యి పెట్టే పని ఉండదు. ఏది ఉండదు. ఐదే నిమిషాలు. ఏదైనా అడగంగానే ఫట్మని అయిపోతుందన్నమాట. ఎంత చక్కగా తినబుద్ది అయితదంటే, అది చాలా బావుంటుంది. లేదు అంటే మన ఇంట్లో పల్లీలు ఉంటూ ఉంటాయి ఎప్పుడు.
హ్మ్. ఎగ్ బజ్జి, ఎగ్ బోండా. హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్, హ్మ్. అవును. అత్ అంతే మొత్తం శనగపిండితోనే. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఏంటో? హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యో! బాబోయ్! నాకు తెలియదు ఇప్పటి వరకది. <giggles> హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> ఆ! ఆ! హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్.
పల్లిలో కొంచెం ఉప్పేసేసి, మంచిగా ఉడకబెట్టుకోండి. ఎంత బావుంటదో. ఒంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
హ్మ్. హ్మ్. పల్లీలలో ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి.
ఉడకబెట్టి. ఉట్టి పల్లిలే నార్మల్‌గా పల్లీలేసి చెనక్కాయలు ఉట్టి చెనక్కాయలు. పల్లీలు ఏసేసి ఉడకబెట్టుకొని, దానిలాగా తినొచ్చు. లేదంటే ఆ పల్లిలోని ఇంకొక ఉల్లిపాయ కట్ చేసి, ఉప్పు, కారం ఏసేసి, కొంచెం నిమ్మకాయ పిండి. అలా కూడా తినొచ్చు. చాలా రకాలుంటాయి మనం ఊరికే ఏదో బయట తినడానికి ఆసక్తి చూపిస్తాము లేదు అంటే, ఏంటి అంటే చేసుకోడానికి బద్ధకమైయిపోయి చూపిస్తూ ఉంటాం. కానీ, ఇంట్లో ఇవన్నీ చేసుకుంటే, ఎంత బావుంటుందో తెలుసా! నేను ఇవి ఒక్కొక్కసారి <chuckles> ఒ మొన్న ఈ మధ్య ఒక ప్రయత్నం చేసా. ప్రయత్నం అంటే, ప్రయత్నం కాదు. నాకు వంటలు అంటే బాగా ఇష్టము. మా ఇంట్లో నేను ఆహ్, వేగ్ రోల్స్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసా.
ఆ! ఓకే. ఓకే. హ్మ్, హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. అలా కూడా తినొచ్చు. హుహుహు. హ్మ్. హ్మ్. <giggles> హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్, హ్మ్.